ఇప్పుడు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆడవారికండి. ప్రతి పని ఏదోకటి రోజు నుంచి మనం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కొని ఆఫీస్‌ అనో, ఇంట్లో‌ అనో, ఏదో ఒకటి పని అయితే ఉంటుంది. ఒకే పనిని చేస్తూ ఉంటారు రోజు. అట్లా ఒక పనిని చేస్తున్నప్పుడు వాళ్ళు ఉల్లాసంగా ఉండడానికి మీరే అనుకోండి మీరు ఎలా యాక్టివ్‍గా ఉండడానికి ఏమన్నా చిన్న, చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారా?
ఖచ్చితంగా అండి. పాటిస్తూ ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే, న అసలు ముందు అసలు నేను ఏం చేస్తానో చెప్తా ఫస్ట్ మీకు. నాకైతే అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే పడుకునే ముందు దాకా గూడా నాకు అస్సలు కూర్చునే తీరిక కూడా ఉండదనమాట. అంత బిజీ. హ్మ్. అంతుంటది.
ఓకే. హ్మ్. ఆ! చెప్పండి. చెప్పండి. హ్మ్. ఓహ్! అంత చేస్తారు. అంటే రోజు ఎన్నింటికి మొదలవుతుంది మీ రోజనేది?
ఆరండి. 6కి అంటే 5:30కి అంటే 5:30కి లెగుస్తాను. 5:30కి అట్లా లెగుస్తాను. లేచినాక ఇంగ నేను మాములుగా మన కాలకృత్యాలు ఉంటాయి గదా! అది కంప్లీట్ చేసేసుకుంటాను. అది అయిపోయాక ఇంక 6:00కి స్టార్ట్ అవుతా. ఫస్ట్ వెళ్ళటమే, వెళ్ళటమే నేను మొదటి కిచెన్‍లోకి వెళ్ళిపోతా.
6:00కి హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. <giggles> అది కామన్ ఏమో కదా! ఇంక ఆడవాళ్ళకి అందులోనే పిల్లలు, హస్బెండ్, కుటుంబం. ఆ!
ఆ! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఇంక వే ఎళ్తాను లోపలికి వంటగదికేళ్తాను. ఇంకా స్టవ్ కొంచెం కడిగేసుకుంటా ఫస్ట్ పని. కడిగేసుకోగానే ఇంకా పాలు ఇంగా స్టార్ట్ చేస్తాను. వంట అన్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నంకి లంచ్ కర్ కూర.
ఓకే. హ్మ్. ఓకే.
అంటే అన్ని.
అంటే ఇప్పుడు పిల్లలున్నారా మీకు?
ఉన్నారండి. స్కూల్‌కెళ్ళే బాబు.
బాక్స్ పెట్టడాలు ఈ పనులు కూడా ఉన్నాయా?
ఆ! ఉన్నాయి. అందుకని 6కి అని చెప్తున్నా. అదే మా వారే అనుకో, "నువ్వు బయటెళ్లి తిను. నేను నా వల్ల కాదు ఈరోజు" అని చెప్పేస్తా. అంటే తను అర్థం చేసుకుం ఆ! పిల్లలకి చెప్పలేమండి. ఫస్ట్ అంటే వాళ్లెక్కడ తెచ్చుకొని తింటారు! వాళ్ళుకి అది మనకి క్వశ్చన్. <tsk> అంటే వీళ్లంటే హ్మ్.
ఓకె. హ్మ్. పిల్లలకి అట్లా చెప్పలేరా? <laughs> చెప్పలేరు కదా! అదే. ఆ! అందులోనూ అసల బయట ఫుడ్ పెట్టాలంటే ముందుగా ఇప్పుడు చాలా భయపెపడుతున్నారు కదా అందరూ.
అవునవును. అదిగాక మా నేనేం చేస్తానంటే మా అబ్బాయికి అంతా అన్నీ ఆహ్, కూరగాయలు తినాల తినిపించాలని నేను అనుకుంటా. అంటే రోజుకొకటి లెక్క చేస్తా నేను. ఖచ్చితంగా వారంలో క్యారెట్ కాని, బీట్‌రూట్ కానీ అయి నేను యాడ్ చేస్తాననమాట మా బాబుకి. ఆ! కంపల్సరీ. కాబట్టి నాకు ఒకరోజు క్యారెటు, ఒకరోజు అంటే అట్లా రోజు బెండకాయ ఒకసారి, దొండకాయ కూర. అట్లా అన్నీ చేసుకుంటా అనమాట నేను, రోజుకొకటిలాగా. అంటే బాక్సెస్‌లో ఏందంటే నేను కలిపి పెడతా అనమాట బాబుకి. కలిపి పెట్టడంతో అదేందంటే <smacks lips> మన పప్పు అలాంటివైతే చప్పగా అయిపోయిద్ది అన్నం. అది
హ్మ్. ఓకె. ఓకె. కంపల్సరీ‌గా. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. అవును. నేనిప్పుడు అదే అడుగుతాను. కలిపి పెడితే మరి చప్పగా అయిపోతుంది కదా!
ఆ! అది చప్పగా అయ్యిద్దని, నేను ఓన్లీ ఆహ్, అబ్ ప్రైస్ మాత్రమే చేస్తాడు. వేపుడు కూరలేందంటే మనకు చప్పగా అవ్వవు. ఆ!
ఓకె. ఓకె, ఓకె. అది కలిపి మళ్ళీ ఎక్స్‌ట్రా ఏమన్నా కూర పెడతారా? మళ్ళీ ఏమన్నా? హ్మ్.
ఆ! అది కలిపి మళ్ళీ పైన ఇంకొక చిన్న బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో కొంచెం మళ్ళీ కూర పెడతాను. అంటే "ఒకవేళ నీకు సరిపోకపోతే, నాన్న మళ్లది" ఆ! అట్లా నాకు వాళ్ళు వెళ్ళే బయటికి వెళ్తానికి నాకు వాళ్ళు వెళ్ళిపోవటానికి, 8.30 అవుతదండి నాకు. వాళ్ళకి పాలు మళ్ళీ పాలు, టీలు, కాఫీలు, ఆహ్, టిఫిన్‌లు అన్ని ఇచ్చి, నేను అయిపోయి అదిగాక ఉదయం 2 కూరలు కమ్
ఓహ్! అదే, అవును. హ్మ్. చప్పగా ఉన్నా. ఓకె. ఓన్లీ పిల్లల పనైపోయేసరికి ఆ టైం అవుతదా?
ఆ! అంటే వంట అంత. అంటే ఉదయం 2 క అంటే ఇద్దరు బాక్స్‌కెళ్ళిపోతారనమాట. ఇంక వాళ్ళు ఆ! ఇద్దరు. ఇంక కూరలు అంటే 2 కూరలు ఖచ్చితంగా ఉండాల్సిందే. బాబుకైతే ఫ్రై, మా వారికి ఏందంటే ఫ్రైయ్యి ప్లస్ పప్పు కాని ఏదో ఒకటి కూర.
ఓకె, ఓకె. హస్బెండ్ కూడా. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్.
అ! ఉండాలి. ఇంకా అట్లా వాళ్ళు ముందు, మళ్ళీ ఒక ఫ్రూట్. అంటే నేను ఒక ఏదోకటి దానిమ్మకాయ ఏదో పీల్ జేసి పెట్టటం ఒలిచి, కట్ చేసి పెట్టటం. హ్మ్.
అదేలే. అదేలే. ఒక స్నాక్ టైప్ కూడా ఉం ఆహ్, ఇంక్లూడ్ జేస్తారు, పిల్లలకి హెల్దీగా. హ్మ్.
ఆ! ఇం అంతే. అయి హెల్దీగా పెడతాను. అండ్ ఇక ఎగ్ బాయిల్డ్ ఎగ్ మళ్ళీ సెపరేట్‌గా. ఇంగ ఇవన్నీ అయ్యేసరికి, నాకు ఆ లోపల నుంచి బయటికి వచ్చేసరికి 2 గంటలు.
హ్మ్. కానీ నిజంగా చెప్పాలంటే, 2 గంటల్లో తొందరగా చేసేసినట్టే గదా! మీరు. <chuckles> అంటే, టిఫిను రెండు రకాల కూరలు, ఎగ్ బాయిల్ జేసి మళ్ళీ, దానిమ్మ గింజలు ఒలిచి. <chuckles> ఆ! ఒకళ్ళే గదా చేయాల్సింది.
అ! అవునండి. చాలా వ <laughs> <laughs> ఒక్కళ్ళే అండి ఎవరూ ఉండరు. ఇంగ నేను ఒక్కదాన్నే చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళని పంపిచ్చేసాక, ఇంగ మళ్ళీ అప్పుడు తర్వాత పని మళ్ళీ. ఇంక డబుల్ పని అన్నమాట. <tsk>
హ్మ్. ఈ లోపు మీరు కొంచెం అంటే కాఫీ గాని, టీ గాని తాగుతారా? కనీసం వాళ్ళు ఎళ్ళిపోయాక, లేకపోతే మళ్ళీ ఇదే పనిగోలా?
లేదండి. నాకు టీ పడాల్సిందే. నాకాకా కొంచెం రిలాక్సింగ్ అంటే ఆ టీనే అన్నమాట.
అడాల్సింది. వాళ్ళెళ్ళిపోయాక తాగుతారా లేకపోతే ముందే తాగుతారా?
లేదండి. వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్రెష్‌గా నేను పెట్టుకొని తాగుతాను. ఆ!
ఆ! అదే పీస్‌ఫుల్‌గా మన టైమ్ అని ఉంటది గదా! మీ టైమ్ అని. ఆ!
హ్మ్. ఆ! ఆ టైంలో కొంచెం టీవీ పెట్టుకొని నాకి నాకైతే అండి నాకు ఈ కొన్ని కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే, నాకు చాలా ఇష్టం. అంటే చిన్నప్పడి నుంచి ఇష్టం నాకు అది ఇప్పటికి అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే సినిమాలు అవి తక్కువే చూస్తాను. కానీ పాటలు, ఏదైనా డ్యాన్స్ బావుంది. ఒక మ్యూజిక్ బావుందంటే మాత్రం అది బాగా చూస్తాను.
ఓకె. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. అంటే, మీ అలసట తీర్చుకోవడానికి ఇట్లా కొంచెం మ్యూజిక్, డాన్స్ వైపు వెళ్తారా? చిట్కాలాగా. హ్మ్.
అవును. నేను ఆ! అంతే వెళ్లి ఆన్ చూస్తా ఉంటాను. నా చూసి నాకు నచ్చిద్ది కదా! బాగా ఆహ్, కొన్ని పాటలు బాగా నచ్చుతాయి. అంటే అవి ప్లేలిస్ట్‌లో పెట్టేసుకుంటాను. ఇంగా ఇంక ఇంగా వాళ్ళు వంట అవ్వంటే మనం ఇంగ ఆహ్, వంట గదిలో ఉంటాం కాబట్టి ఇంక వంటగదిలో వెళ్ళే అవసరం ఉండదు నాకు. ఇంగ తర్వాత
ఓకె. హ్మ్. హ్మ్. ఉండదు. ఆల్రెడీ వంట అయిపోయి ఉంటది కాబట్టి.
వంట అయిపోయింటది. ఇంగ ముందు ఇల్లు క్లీ ఇల్లు క్లీన్ జేసుకోవాలి. ఇల్లు చిమ్ముకోవాలి. ముందు ఇల్లు చిమ్మేస్తా. లేదండి. లేరు. మొత్తం నేనే చేసుకుంటా. హ్మ్.
ఓకెకె. పనివాళ్లు ఏమీ లేరా అండి? మీరే జేసుకోవాలి. అంట్లు ఓకె. అంట్లు అసలైన పనులు. <laughs> హ్మ్.
అన్నీ నేనే జే ఆ! అంట్లు, అంట్లు. బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఎట్లాగో మనకు అందరి <chuckles> ఇళ్లలో ఉంటుంది ఇప్పుడు. ముందు కిచెన్ ఇంగ తర్వాత అంటులు తర్వాత, తర్వాత పెట్టుకుంటా అంటులు. వాషింగ్ మిషన్‍లో క్లాత్స్ యేసేసి తర్వాత ఇల్లు చిమ్మేసేసి, మనం తుడిచే ముందు ఇల్లు అప్పుడు తుడవనన్నమాట. ముందు అంటులు తోమేస్తాను. గిన్నెలు మొత్తం కడిగేసి పెట్టుకున్నాక, అప్పుడు నేను ఇల్లు శుభ్రం ఇల్లు తుడిచేసుకుంటాను. ఇంగ అది అయిపోయాక ఇంగా, మళ్ళీ నేను బాత్ చేసేసి, స్నానం ముగిచ్చేసుకొని తర్వాత అప్పుడు నేను టిఫిన్ జేస్తా. ఇంగ మళ్ళీ నాకు ఇంకో మెయిన్ పని ఉంటది. ఎవరంటే మా నా పెట్ డాగ్సు.
అవునవును. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. అదేలెండి. హ్మ్. ఓకె. ఓకె. ఏంటది? ఓహ్! డాగ్స్ గూడా ఉన్నాయి. ఏం బ్రీడ్?
ఆ! షిట్జూ అండి. ఆహ్, ఆహ్, షిట్జూ ఉన్నాయి. వాళ్ళకి స్టార్ట్ జేస్తా అనమాట పని. వాళ్ళకి ఎలా అంటే
షిట్జూ ఆ, ఓహ్! నైస్. ఆ! ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయండి?
4 4 ఉన్నాయండి నా దగ్గర. ఆ! 4 ఉన్నాయి.
నాలుగున్నాయా! అంటే పిల్లలకన్నా ఎక్కువ వీటి పని ఉంటదేమోగా మీకు?
ఆ! వీటి పని వీక్‌లీ వారానికోసారి వీటికి స్నానం ఖచ్చితంగా ఉంటది. అది నేను ఒక్కదాన్నే జేయిచ్చుకోవాలి. ఆ! వీళ్ళకి ఫుడ్ ఏందంటే ఫుడ్ విషయానికి వస్తే ఓన్లీ పెడిగ్రీనే పెడతామనమాట మేము. ఎప్పుడైనా హ్మ్. వీక్‌లీ వారానికి ఒకసారేమో చికెన్ అలాంటివి తీసుకొచ్చి పెడతాము అంతే. అంటే పెడిగ్రీ కాబట్టి పెద్ద పనుండదు నాకు. అంటే బౌల్‌లో
ఓకే. ఓకే! హ్మ్. అదేలెండి. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. బట్ అట్లా అని గాదు గదా! వాళ్ళ కాలకృత్యాలు ఏ టైమ్‌కి ఏమి వస్తాయో తెలీదు గదా!
ఆ! ఆ! కాలకృత్యాలు ఆ! తీసుకెళ్ళాలి. ఆ! బయటికి తీసుకెళ్ళాల్సిందే. ఇంక ఎక్ డోర్ తీయటం వేయటం. డోర్ తీయటం వేయటం. అదొక టైమ్ సరిపోయిద్ది నాకు.
ఓకే. ఓకే ఓకే. మరి ఎలా రిలాక్స్ అవుతారు అసలు మెయిన్‌గా? ఇట్లా ఇన్ని పనులు పెట్టుకొని?
రిలాక్స్ ఏం లేదండి. ఈ టిఫిన్
మరి ఎలా యాక్టివ్‌గా ఉంటారు? పోనీ ఉల్లాసంగా ఉండడానికి ఏం జేస్తారు?
నేనేం జేస్తానంటే అండి, మ్యూజిక్ పెట్టుకున్నాను అటు ఇటు డాన్స్ ఏసుకుంటూ తిరుగుతూ ఉంటాను. అంటే నా <laughs> మీకు చెప్పాను గదా! నాకు డాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టమని. నాకు చాలా ఇష్టమనమాట. నాకు అంటే నేను ఎంత పని జేసినా గానీ, నాకు అదొక <smacks lips> అంటే అటు ఇటు తిరుగుతా పాటలు పాడకుండా ఆవూ అవును. <laughs> ఆ! అంతే, అంతే. ఇంగ టైమ్ ఇంకా నాకు అంటే ఆ టీవీ చూస్తా నా పని నేను చేసుకుంటానే ఉంటాను. నాకు పెద్ద అంటే ఆహ్, అలసినట్టు అనిపిచ్చదు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తదండి. ఒన నెలలో ఒక వారం రోజులు అంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్ అనేది వస్తది గదా! ఆ సమయంలో అయితే చాలా అండి. చాలా అంటే నాకు ఇరిటేషన్ అనమాట. ఎవరైనా ఏమన్నా అనగానే కోపం వచ్చేసిద్ది పెద్దగా.
<laughs> ఓకే. ఓకే. హ్మ్. అందులోని ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఫ్రీ బర్డ్. బాత్రూమ్ సింగర్ కాస్త బాత్రూమ్ డాన్సర్‌లాగా ఇంట్లో డాన్సర్, సింగింగ్ అన్నీ కలిపేసి ఉంటాయనమాట. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. కోపమొచ్చేస్తది. ఆ మూడ్ స్వింగ్స్ అయితే బావుంటాయంటారు.
హ్మ్. చాలా ఉంటాయండి మూడ్ స్వింగ్స్. ఆ టైమ్‌లో నేను <smacks lips> అంటే మావ అర్థం జేసుకుంటారు. అర్థం జేసుకోబట్టి నేను ఆ టైమ్‌లో ఏమైనా అరిచినా గానీ సైలెంట్ ఉంటారు. అంటే మన బాడీలో
హ్మ్. హ్మ్. కానీ నిజంగా అండి. ఒకప్పుడు తెలీదు గానీ ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో గానీ, దేంట్లో జూస్తున్నా ఆహ్, అలాంటి మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు పక్కన పార్ట్‌నర్ కూడా చాలా అర్థం చేసుకునే వాళ్ళే ఉంటున్నారు అని వింటున్నాం. అది నిజమే అంటారా?
అవునండి. అవును. తప్పకుండా అండి. నేనైతే నేను <smacks lips> అంటే నేను చేసే టైమ్‌లో నాకోపమొచ్చి అరిచినా గానీ, ఆ సమయంలో నువ్వు ఆమాహ్ మా పాట నా బెటర్ హాఫే అనాలి. తను ఏం చేస్తాడంటే ఆహ్, "నువ్వు పడుకో. నువ్వు లెగవకు. నువ్వు రెస్ట్ తీసుకో ఏమన్నా ఉంటే నేను బాబుని నేను పంపిస్తాను రెడీ జేసి, బాక్స్ అది నేను రెడీ జేసుకొని ఎళ్ళిపోతాము. నువ్వు" ఆ! ఉదయం టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్. చాలా అండి. మళ్ళీ తను వెళ్ళేలోపు నాకు కిచెన్ క్లీన్ జేసేసి ఇల్లు క్లీన్ జేసేసి వెళ్తారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. పొద్దున పూట. ఓహ్! నైస్ కదండీ. అంత సపోర్ట్ దొరికిందంటే చాలా గొప్పే అనుకోవచ్చు గదా! ఓకే. ఇంక ఆ రోజు రెస్ట్ తీసుకుంటారు.
అంటే ఆ ఫైట్ ఆ! రెస్ట్ అండి. ఆ ఫస్ట్ ఒక 2 డేస్ రెస్ట్. ఉం అంటే, 2 డేస్ చాలు 2 డేస్ వరకు బాగుంటుందన్నమాట. నాకు ఎట్లా అంటే అండి నాకు మైగ్రేన్ ఉంది. <smacks lips>
ఓహ్! దీనికి తోడు అదొకటా? హ్మ్.
అ! నాకా ఆ! అది ఉంది. ఆ టై కరెక్ట్‌గా అది ఆ టైమ్‌ లోనే కనిపిస్తది వస్తది నాకు చెప్పాలంటే.
అందులోను ఏంటంటే, మీరు స్ట్రెస్ తీసుకోవడం, నిద్ర లేకపోవడం గూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంతేనా?
హ్మ్. అవును. నిద ఇంకా నిద్ర ఉండదండి. ఇంకా నిద్ర చెప్పాలంటే, అది నాకు 99% ఉండదు. ఎ మార్నింగ్ లెగుస్తాను. ఇంక డే పడుకోను. నాకు డే నిద్ర పట్టదు, నాకున్న బ్యాడ్ హాబిట్ అదేనేమో అనిపిస్తుంది నాకు.
హ్మ్. ఓకె. హ్మ్. అంటే రోజులో ఎన్ని గంటలు పడుకుంటారు అసలు మీరు ఇప్పుడు?
నాకు 5-6 అవర్సేనండి పడుకునేది.
6:00కి లేస్తా అంటున్నారు. రాత్రి పూట ఏ టైం పడుకుంటారు?
నైటు మ్ మినిమమ్‌లో మినిమమ్ 11:00.
11:00 ఓకె, హ్మ్.
హ్మ్. 11:00 అవద్ది. లేదంటే 12:00 లోపు అయితే పడుకుంటాను. 11:00 తర్వాత 12:00 లోపు అంటే, బెడ్ అయితే ఎక్కుదాము. హ్మ్, ఇంకా అట్లా మళ్ళీ నాకు నేను ఏదోకటి అంటే, నేను ఏందంట్లే <smacks lips> కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటా ఉంటాను. అండ్ నేను ఎక్కువ జాబ్స్ ఏతుకుతూ ఉంటాననమాట ఇట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా దొరుకుతాయి ఏమో
హ్మ్. అదేలే, అదేలే. ఓకె, ఓకె. ఓకె. ఓకె. ఇంటి నుంచి చేసుకునే అవైయ్యే ఎక్కువ వెతుకుతూ ఉంటారు.
ఆ! వెతుకుతూ ఉంటాను. ఇంట్లో, అంటే ఇంట్లో ఇట్లా బయటకెళ్తే మన ఫ్యామిలీ‌కి దూరమైపోతాం. అంటే ఎవరు చూసుకునేవాళ్ళు ఉండరు. హ్మ్, అట్లా
అవునవును, నిజంగానే! కానీండి ఇప్పుడు ఇట్లా మీరు కంటిన్యూస్‌గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. <smacks lips> ఎంత ఇప్పుడు మీరు చెప్పినట్టు సాంగ్స్ గాని, డ్యాన్స్ గాని, ఇట్లా కాకుండా కాసేపు బ్రేక్ తీసుకోవాలి. లేపోతే ఇది చేయాలి నాకంటూ ఈ చిట్కా నేను ఫాలో అవ్వాలి, తప్పకుండా. దానివల్ల నాకు ఇంత ఇప్పుడు మీరు కడుపులో నొప్పి అన్నారు, తలనొప్పి అన్నారు, మీకంటూ మీరు ఒకటి ఏదన్నా రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల, ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గాలి అంటే, వ్యాయామాలు ఏదన్నా ఇట్లా ధ్యానం అట్లాంటివి మీకు ఏమన్నా రిలీఫ్ ఇస్తాయి అంటారా? పనిలో ఉన్నప్పుడు?
అవును. హ్మ్. హ్మ్. అంటే రిలీఫ్ అంటే, ధ్యానం అనేది రిలీఫ్ ఉండదండి. ఎందుకంటే, మనకు మెయిన్ మన ఆరోగ్యం బాగోవాలంటే, మన శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకి సమయానికి అందాలి. అందులో ముఖ్యమైనది నిద్ర.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నిద్ర అ! ఓకె. ఆ!
అహా! తిండి కన్నా, ఆహారం కన్నా నిద్ర చాలా ముఖ్యం మనకి. నువ్వు ఎంత తిన్నా కానీ నీకు నిద్ర అనేది సరిగ్గా లేకపోతే ఆహ్, అది నీ మొఖం ఆ! రోజంతా చిరాకుగా ఉంటది. మన మొఖంలోనే తెలిసిపోయిద్ది మనా మొఖము స్కిన్ ఉంటది కదా, శరీరం అనేది ఆ ఆహ్, మారుతా ఉంటుందనమాట మనకి.
హుహు. రోజంతా చిరాగ్గానే ఉంటుందేమో. హ్మ్. అవునవును. ఓకె. ఓకె. అదేలెండి.
ఆ నిద్ర సరిగ్గా లేకపోతే. నా నా నా బాడీ టైప్ అయితే ఎట్లా అంటే అండి. నాకు నిద్ర లేదు అంటే ఆ టైమ్ అంటే ఒక రోజు, రెండు రోజులు అయితే సేమ్ ఆ టైమ్ అయితే నేను మేనేజ్ చేసుకోగలను. ఎక్కువ అదే కంటిన్యూ అవుతుందంటే మాత్రం నాకు స్కిన్ మన హోల్స్ ఉంటాయి కదా, ఇవి శ్వేద రంధ్రాలు. శ్వేద ఆ శ్వేద రంధ్రాలు కూడా ఓపెన్ అయ్యి చూపిస్త కనిపిస్తా ఉంటది, నాకు ఫేస్ మీద.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. ఓకె, ఓకె. అదేలెండి. మొత్ అంటే అది నా హార్మోనల్ ఇంబ్యాలన్స్ వల్ల కూడా అయ్యి ఉంటది అంటారా? ఈ నిద్ర వల్లే.
నాది సెన్సిటివ్, నా స్కిన్. అ లేదు లేదండి. హార్మోనల్ ఆ! హార్మోనల్ ఇన్‌బాలెన్స్‌కి దానికి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే మన నిద్ర లేకపోవటం ఎందుకండి మన ఎవరైనా సరే అంటే కొన్ని డేస్ ఒక 10 రోజులేమో పడుకోకపోతే ఇం ఇం ఇటీవల కాలంలోనే సైంటిఫికల్‌గా చూ నిరూపించారు నిద్ర‌కు పోతే మన బ్రైన్ డెడ్ అయిపోయిద్ది అని.
హ్మ్. నిజం అవునవును, హ్మ్. అవునవును.
నేనేమనుకుంటానంటే, కనీసం 8 గంటలు, నేను పడుకోవాలనే అనుకుంటాను గానీ, నాకు కుదరదు, <smacks lips> చెప్పాలంటే. అ
నిజంగా అండి. హ్మ్. కుదరదు. అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా! చేస్తున్నారా మరి అది ఇప్పుడు? అంటే, ఈ ఇంట్లో పనులతో పాటు, ఉద్యోగం కూడా చేస్తున్నారా?
చేస్తానండి. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే, ఇన్‌కమ్ అనేది కూడా మనకు చాలా ముఖ్యం గాబట్టి. ఖచ్చితంగా చేస్తానూ. చేయాలి కూడా నేను.
చేస్తునారు. ఓకే. ఓకే. అవునవును. మరీ హ్మ్, వెరీ గుడ్. అవును. నిజంగా. మరి గ్యాప్స్ ఎలా తీసుకుంటారు ఈ చిట్కాలనేవి?
ఆహ్, నేను గ్యాప్స్ అయితేనండి, నేను ఆహ్, మధ్యాహ్నము ఒక ఒక గంట, 2 గంటలు అయితే నేను అట్లా పడుకోను, నిద్రపోను గాని, అట్లా బెడ్ మీదైతే నడుం ఆ! పవర్‌న నడుమైతే అట్లా వాలుస్తానండి. అంటే, రిలాక్స్ అవుతాను.
పవర్ న్యాప్ లాగా? ఓకే. ద ఓకే, ఓకే. దాని వల్ల ఆహ్, ఉల్లాసంగా ఉంటుందా నెక్స్ట్ చేసే పనికి?
ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇట్లా సన్ ఆదివారం ఆలా దొరికినప్పుడు మాత్రం, నేను కొంచెం లేట్‌గా నిద్ర లెగుస్తా. అంటే, 9కి దాకా కూడా పడుకోను.
ఓకే. ఓకే. నైస్, నైస్. ఓహ్! నిద్ర కూడా, కంపెన్సేట్ చేస్తారు. ఆ వారంది పడుకోంది. <chuckles>
ఆ! <chuckles> ఇంకా ఆ ఆ రోజు మాత్రం కంపెన్సేట్ జేస్తాను. ఒకవేళ మా బాబుకి స్కూల్ లేదు అనుకోండి. ఇంకా ఆహ్, ఆ డే కొంచెం నేను, నిద్రలో ఎక్కువ టైమ్ తీసుకుంటాను పడుకోవటానికి. మా వారు ఏందంటే, పో ఎవ్వరు చేయరండి. మా వారు ఏందంటే, తను వెళ్ళిపోతారు. తను బయట, "తినేస్తానులే వద్దు పడుకో" అని ముందు రోజు నైట్ నాకు చెప్తారు. <smacks lips> "నువ్వు లెగవుకని." ఇంకా, అట్లా నా టైమ్ అనేది నేను అంటే, న ఉల్లాసం అంటే మాత్రం నేను మ్యూజిక్ తోటే ఉల్లాసంగా ఉంటానండి.
హ్మ్. ఓకే. ఓకే. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంక. ఆ! ఓకే. అదేలెండి, అదేలెండి. నైస్. అదేలెండి, అదేలెండి. కాని చాల బా చెప్పారంటే, మీ పని రొటీను ఎట్లా అయినా, ఆరింటి నుంచి పదకొండింటి వరకు. పని గాని, వర్క్ గాని, ఏది చేసిన, ఆ పనిని, ఒకే పనిని చేసిన ఉల్లాసంగా ఉండడానికి మ్యూజిక్ గానీ, డ్యాన్స్ గానీ, చిన్న పవర్‍ న్యాప్సు. ఆ పడుకోవడం గాని, చాల బా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్య
హ్మ్. హ్మ్. అవును. నాకు కూడా అండి. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎ నా సంతోషాన్ని, మీతో పంచుకున్నందుకు కూడా, నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు మేము మళ్ళీ కలుస్తాం.
ధన్యవాదాలండి. <giggles> ధన్యవాదాలు.